అవును ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మార్నింగ్ ఈ పని చేయంగానే, హమ ఏదో నేను సాధించానని మాత్రం అనిపించేది. ఈరోజు ఖచ్చితంగా చేసేసాను హమ్మయ్య! అనుకునేదాన్నన్నమాట. అలా నేను ఫీల్ అయ్యి, అలా పెట్టుకునేదాన్ని. ఇది చేస్తేనే గాని ఇప్పుడు మనం పళ్ళెలా తోముకుంటాం లేవంగానే అది ఖచ్చితంగా చేసే పని. అలాగే ఇది కూడా అలాగే చేయాలి అనుకుని పెట్టుకునేదాన్నన్నమాట. మనం ఇప్పుడు ఒక్కొక్కసారి కుదరక పోయేదండి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నా గాని, ఇలాంటియి చేసినా కూడా ఒక్కోసారి సమయం దీనికి ప్రత్యేకంగా కేటాయించలేకపోయేదాన్ని. అలాంటి టైమ్‌లో ఏం చేసేదాన్నంటే, బ్రష్ చేసిన వెంటనే, ఒక 5 నిమిషాలు ఏదో ఒకటి స్ట్రెచింగ్ చేయడం, స్ట్రెచింగ్ చేయడం. అలాగే టీ తాగిన తర్వాత, చిన్న వాక్ చేయడం. లేదా ఆఫీస్ నుంచి ఒచ్చాక, ఏదో చిన్న వర్క్‌ఔట్ చేసుకోవడం. ఇలా రోజులో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఏదో ఒక యాక్టివిటీ.
అవునా? ఓహో! ఓకే. అవును. ఆవును. నిజమేనండి. ఓకే. ఆహా! ఏదోకటి చేసేవారు. స్ట్రెచింగ్ గాని అట్లాంటివి. ఓకే. అవునా, అయితే
అంటే మనం ఒకే టైమ్‌లో చేయక్కర్లేదు. ఇలా మనకి ఎప్పుడు టైమ్ దొరికితే, అప్పుడు చేసుకునేలాగా నేను అలవాటు చేసుకున్నానన్నమాట.
అయితే మీరు ఎక్సర్సైజెస్ కానీ, ఇట్లా వ్యాయామం మొదలుపెట్టే ముందు చిన్నగా స్టార్ట్ చేశారా? ఒకటేసారి లేకపోతే, కొంచెం గట్టిగానే ప్లాన్ వర్క్‌ఔట్ ప్లాన్ కొంతమంది ఏంటంటే, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో వర్క్‌ఔట్ ప్లాన్ అని చూసేసి పెద్ద, పెద్దయి చేసేస్తూ ఉంటారు. అలా చేశారా? లేకపోతే చిన్న, చిన్నగా బేబీ స్టెప్స్‌ గానే చేశారా? ఏం జేసేవారు? వర్క్‌ఔట్ అంటే యోగానా? లేకపోతే జిమ్ రిలేటెడ్‌వా ఏం చేసేవారు?
హ్మ్. లేదండి. అంటే చిన్న, చిన్నగానే స్టార్ట్ అంటే, నేను మొదట ప్రారంభించినవయితే స్ట్రెచెస్ అండి. తర్వాత ఆహ్, ఈ యోగా అంటే, సూర్యనమస్కారాలు ఇలాంటివి చిన్న, చిన్నగా మొదలు పెట్టానన్నమాట. ఆ తరువాత కార్డియోకి మాత్రం చాలా టైమ్ పట్టింది నేను రావడానికి. ఎందుకంటే, నాకు భయమయ్యేది. ఎక్కువ సేపు చేస్తే, హార్ట్ బీట్ పెరిగిపోయి చాలా నీరసం వచ్చేస్తదన్నమాట. <sniffs> హ్మ్. అందుకని.
అవునా? ఓకే. ఆహా! హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందనా? ఓహ్! నీరసమానేనా! కొంతమంది హార్ట్ ఎటాక్ వచ్చేస్తదని కూడా అంటున్నారు. ఇప్పుడు కార్డియో హెవీగా చేసేస్తే.
అవునా! నిజమే. నిజమే. అలాగా అందుకని, నేను ఏం చేసేదాన్నంటే కొంచెం స్టార్టింగ్‌లో మొదట్లో అయితే గనుక, ఇలా చిన్న, చిన్నవి స్ట్రెచెస్ నుంచి మొదలుపెట్టేదాన్ని. ఒక్కొక్కసారి బయట వాకింగ్‌కెళ్ళేదాన్ని ఇలా కొంచెం యాక్టివిటీ అనేది బాడీకి అలవాటు చేస్తను.
ఓకే. ఆ భయమేం లేదా? ఆహా! ఓకే. అంటే, వాకింగ్ కూడా ఒక రకమైన కార్డియోననే అంటారు. నిజంగానే.
హ్మ్. హ్మ్. అంటే బ్రిస్క్ వాకింగ్ ఒక టైప్ అఫ్ కార్డియో. నేను స్టార్టింగ్‌లో అయితే నెమ్మదిగానే నడిచేదాన్నండి. బ్రిస్క్ వాకింగ్ గ్రాడ్యుయల్‌గా పెంచానన్నమాట.
ఓకే.